ఒక మనిషి జీవితంలో పాటలు వినని వాళ్ళంటూ ఉండరండి. సో, చాలా మంది చాలా పాటలు వింటే అందులో మళ్ళా మనకి ఇష్టమైన పాటలనేవి కూడా ఉంటూ ఉంటయి. అలాంటప్పుడు మీకిష్టమైన పాట ఏది? ఎందుకు?
అవునండి. అవునండి. నాకిష్టమైన పాటలంటే చాలా ఉన్నాయి. <chuckles> ఒక్కో ఒక్కో దగ్గర ఒక్కో రకంగా అనుకోండి. ఇప్పుడు కాలేజీలో చదివేటప్పుడైతే, ఆహ్, ఈ 'బోటనీ పాట ఉంది' అనే పాట ఆహ్, బాగా ఇష్టం ఉండేది. ఎందుకంటే, అదీను స్టూడెంట్‌కి సంబంధించింది గదా! మేము కూడా అలాగా కాలేజీ అప్పుడప్పుడు
హుహు. ఆ! ఆ! పాడేయండి మరి.
ఏవండి? కాలేజీ ఎగ్గొట్టి ఎళ్తుండే అది ఎలా అంటే, ఆహ్, హ్మ్. బోటనీ పాటముంది, మ్యాటనీ ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా? హిస్టరీ... హిస్టరీ లెక్చరుంది, మిస్టరీ పిక్చరుంది, సోదరా ఏది బెస్టురా? బోటనీ క్లాసంటే బోరు బోరు. హిస్టరీ రోస్టు కన్నా, రెస్ట్ మేలు. పాటలు, ఫైటులున్న సినిమా చూడు. బ్రేకులు డిస్కూలు చూపుతారు అని ఉండేది. ఇదీ <chuckles> చిన్నప్పుడు ఆ పాట ఎక్కువ పాడుకునేవాళ్ళం. అంటే మేమా సినిమా కాలే కాలేజీ ఎగ్గొట్టడం ఈ పాట పాడుకుంటూ ఆహ్, హ్మ్. బైకుల మీద లేకపోతే బా స్కూటర్ల మీద తిరుగు తిరుగుతూ ఎళ్ళిపోయేవాళ్ళం అనమాట. ఎంతో <chuckles> ఒక మంచి అనుభవం అంటే, ఇదొక మంచి పాట. ఆ! మొదటిన ఆ! అలా ఉండేదండి.
ఓకే. సరే. హుహు. హ్మ్. ఓహో! ఓకే. ఓకే. హుహు. మీకిష్టమైన సింగర్ ఎవరండి?
'బాలసుబ్రమణ్యం' గారు, 'జేసుదాస్' గారు ఇద్దరు పాటలు బావుంటాయి. ఎన్
ఓకే. వాళ్ళల్లో పాటలు ఏదైనా పాడగలరా మరి మాకోసం?
'జేసుదాస్' గారి పాటంటే కొంచెం అది ఎలా అంటే, ఒక అంటే 'ఏ నామదే తీరమొ' అనుంటుంది. స్నేహం గురించి ఈ పాట.
హుహు. ఓకే.
ఏ నామదే తీరమొ ఏ నేస్తమే జన్మవరమొ కలగానో కథగానో మిగిలేది నీవే ఈ జన్మలో ఏ నావదె తీరమొ ఏ నేస్తమే జన్మవరమొ ఇది అంటే ఫ్రెండ్‌షిక్‌కి ఫ్రెండ్‌షిప్‌కి సంబంధించిన పాటండిది. అల్లుది అందులో ఆహ్, అంటే ఎలా ఉంటుంది ఫ్రెండు 'ఆకాశమల్లి నీవు ఉన్నావు. నీ నీలిరంగై నేనున్నాను'. అని ఉంటుంది అందులో అమాట.
హుహు. ఓకే. నేనై హ్మ్. హుహు. ఓహో! ఓకే, ఓకే. ఆ పాటకి ఇంత అర్థం ఉంది.
అవును. ఆ! అక అంటే ఆ ఫ్రెండ్ ఆకాస్ అనుకోండి. ఆకాశంకున్న స్కై ఆ బ్లూ కలర్ అనేది నేను అని ఉంటుందన్నమాట. ఆకా "ఆకాశమల్లే నేను నీవు ఉన్నావు. నీ నీలి రంగై నేనున్నాను. కలిసేది ఊహేనను, ఊహల్లో కలిసాం" అంటే మన మనం ఊహించుకుంటాం కదా! ఆ అందులో కలుస్తా ఉంటాయి. ఎప్పుడూ నీ గురించే నేను ఊహిస్తూ ఉన్నాను ఉంటాను అనేటువంటిది ఒక అర్థం ఉంటుందన్నమాట. "ఊహల్లో కలిసాము, నింగి నేల సాక్ష్యాలను" అని ఎంతో బాగుంటుందన్నమాట. ఆహ్
ఆహా! ఓహో! హ్మ్. హ్మ్, హ్మ్. ఓహో! ఓకే, ఓకే. హ్మ్. ఇంకా మీకు అంటే కొన్ని కొన్ని సినిమాలు మనం పాటల కోసమే కూడా చూస్తూ ఉంటాం. అలాంటి సినిమాలేమన్నా ఉన్నాయా? పాటలు బాగుండి చూస్ చూద్దామని అని వెళ్లిన సినిమాలు?
సినిమాలు, పాటలు, మ్యూజికల్ హిట్ సినిమాలు అంటారా? హ్మ్, మీకు 'అభినందన' అని ఒక సినిమా ఉంటుంది. అందులో స్టోరీ బావుంటుంది. పాటలు చాలా బావుంటాయి. అన్ని పాటలు బావుంటాయి. ఆహ్, హ్మ్
హ్మ్. హుహు. ఓకే. అందులో పాట ఏదైనా?
అందులో పాట, ఆని మరది లవ్ సాంగ్ ఉంటుంది ఒకటి. హే! అం హుహు. అంటే ఆయన ఏంటంటే హ్మ్, భగ్న ప్రేమికుడిగా ఒక పాట పాడుతాడు. ఎలా అంటే "ఎదుట నీవే, ఎదలోనా నీవే, ఎటు చూస్తే అటు నీవే" అది నేను పాడి వినిపిస్తాను చూడండి. అంటే అది అందులో చరణం పాడదాం, పల్ పల్లవి కాకుండా అందులో
ఆ! పాడే పర్లేదులే. <laughs> హుహు. హ్మ్. ఓకే. హ్మ్.
కలలకు భయపడిపోయాను, నిదురకు దూరం అయ్యాను, వేదన పడ్డాను. స్వప్నాలన్నీ క్షణికాలేగా, సత్యాలన్నీ నరకాలేగా. స్వప్నం సత్యమైతే వింత, సత్యం స్వప్నమయ్యేదుందా? ప్రేమకింత బలముందా? ఇలా అనమాట.
ఓహో! ఓకే, ఓకే. సూపరండి, సూపర్. చాలా నిజంగా ఎంత బా పాడుతున్నారో! అలా వినాలనిపిస్తూ ఉంటుంది మీరు పాడుతుంటే. హ్మ్.
<chuckles> <chuckles> <chuckles> అంటే, ఆహ్, అందులో మీ అంటే అమ్ ఆహ్, హ్మ్, ఏమనుకుంటాడంటే, క నిద్రొస్తే క కలలొస్తాయి. కలల కోసం నేను భయపడిపోయాను. అందుకే నేను నిద్రపోవట్లేదు. అలాగే హ్మ్, ఆహ్, "కలలకు భయపడిపోయాను, నిద్రకు దూరం అయ్యాను. కొంచెం బాధపడ్డాను, వేదన పడ్డాను. స్వప్నాలన్నీ క్షణికాలె" అంటే నిద్ ఆహ్, ఆహ్, కలలన్నీ ఒక నిమిషం వస్తాయి, పోతాయి. సత్య సత్యం మాత్రం నరకం. అది హ్మ్. ఆహ్, ఆ అమ్మాయి ఆహ్, య అతన్ని మ్యారేజ్ చేసుకోలేదని, అతనికి దూరం అయిపోయిందని, అదొక నరకం అనమాట. ఆహ్, స్వప్నాలన్నీ క్షణికాలేమో, సత్యాలన్నీ నరకాలేగా. స్వప్నం ఒకవేళ కలొచ్చింది నిజమైతే అది వింత. కానీ నిజం కలవడం అనేది జరుగుతుందా? అనేటువంటిది పాట.
హ్మ్. హ్మ్. ఓహో! ఓకే. హ్మ్. ఓహో! ఓక్ హ్మ్. హ్మ్. ఓకే. మీకు పాటలంటే ఇంతిష్టమన్నారు. మీరు కాలేజీలో కానివ్వండి, స్కూలులో కానివ్వండి కాంపిటీషన్‌లో పాల్గొనటం లేదు అంటే కాల్ అంటే ఫెస్ట్లు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా! అప్పుడెప్పుడన్నా పాడారండి ఈ పాటలు?
ఆ! హ్మ్. అహా! లేదు, ఎప్పుడూ కుర్రాళ్లతోనే గానీ. ఎందుకంటే నాకు ఆ స్టేజ్ ఎక్కగానే గొంతు పెగిలేది కాదు. అన్ చూసి భయపడిపోయేవాళ్లు అందరినీ చూసి.
ఓహో! ఓకే, ఓకే. స్టేజ్ ఫియర్ ఓకే.
ఆ! కానీ మా వాళ్లతో కలిసి మాత్రం వాళ్లు ఒక్కొక్కళ్లు ఒక్కొక్క రకంగా, మా సతీష్ అని మా ఫ్రెండ్ ఉండేవాడు. వాడైతే డ్రమ్స్ కొట్టడం నేర్చుకున్నాడు. ఆహ్, ఆహ్, ఆహ్, వాడికేమో హ్మ్. కొడుతుంటే ఇప్పుడు ఇలాంటి పాటలు కాకుండా కొద్దిగా ఫాస్ట్ బీట్ నా రోజుల్లో వచ్చిన ఫాస్ట్ బీట్ పాటలు వాడు డ్రమ్స్ కొడుతుండేవాడు. నేను పాడుతుండేవాడిని. వాడికి ప్రాక్టీస్ నాకు కూడా ఒక రకంగా <chuckles> ఇది
హుహు. ఓహో! ఓకే. ఆ! ఆ! <chuckles> బల్ నిజంగా అట్లా భలే ఉంటది గదండీ! గ్యాంగ్ అంతా కూర్చొని డ్రమ్స్ వాయించుకుంటూ పాటలు పాడుకుంటూ అసలు ఎంజాయే వేరండి. హ్మ్.
<chuckles> ఆహ్! ఆ! ఆ! అంటే వాడు నేర్చుకున్నాడు. వాడుక్ వాడికి నా పాటకి డ్రమ్స్ కొట్టడం వాడికిష్టం. అలా వాడికి ప్రాక్టీస్ అవుతుంది గదా! నేను ఆహ్, అలా పాడుతుండేవాడిని. నేను అలా మా దాంట్లో కొంతమంది కూర్చొని కూడా చాలా పాటలు పాడేవాళ్లు, ఆహ్, హ్మ్, వీడి ప్రాక్టీస్ కోసం. తర్వాత కొంతమంది కొన్ని రకాల వాయిద్యాలు నేర్చుకున్నారు.
హుహు. ఓకే. హ్మ్. అవును, అవును మీరు ఈ క్యాసెట్లు విట్ ఎఫ్ఎం రేడియోలు అవన్నీ ఉండేవా మీ దగ్గర? అంటే ఇప్ ఈ పాటలు ప్రత్యేకంగా వీటిలో వింటూ ఉంటాం కదా!
అలా లే హ్మ్. హ్మ్. అవును.
టేప్ రికార్డర్లు, క్యాసెట్స్, డీవీడీలు ఇవన్నీ పాటలు ఎక్కించుకునేవాళ్ళా మరి మీరు?
ఆ! ఆ! మా చిన్నప్పుడు క్యాసెట్లండి, క్యాసెట్‌లోనే మనం, అంటే ఎలా ఈ పైరసీ క్యాసెట్లుంటాయి కదా! ఒక క్యాసి సినిమా పాటలు రిలీజయితే
హ్మ్. హ్మ్. హ్మ్.
వాళ్ల దగ్గరికెళ్లేవాళ్లం. వెళ్లి అడిగేవాళ్లం అన్నమాట, "ఏ సినిమా పాటలు బాగున్నాయి?" అంటే ఆహ్, "సింధూరపు పాటలు బాగున్నాయి, ఎక్కించుకో" అంటే ఆ పాటలు, అందులో ఓహ్ 2 పాటలు, ఇంకో ఇంకో ప సినిమాలో 2 పాటలు అలా ఒక 14 పాటలు ఒక క్యాసెట్‌లో ఎక్కించుకుని, అవి మళ్లీ మళ్లీ విని, దాన్ని ఒక రకంగా సాధన చేసి, ఏదోకటి చేస్తూ ఉండేవాళ్లం. అందా అది నేర్చుకొని పాట నేర్చుకోవాలని. ఆ! ఆ తరువా
హ్మ్. హుహు. అవునవును. ఆ! అది కాక ఏంటంటే మనకి ఫాస్ట్ ఫార్వర్డ్‌లు పాటలు మార్చటాలు ఇలా ఉండేవి కాదేమో కదా! లైన్‌గా వినాల్సి ఉండేదేమో కదా!
ఆ! అంటే ఫాస్ట్ ఫార్వర్డ్ చేయనిచ్చేవారు కాదు. ఉండేది హ్మ్, నా మా ఇంట్లో వాళ్లు ఏం చేసేవారంటే, అదికే "నువ్వ దాని టేప్ రికార్డర్ ముట్టుకొని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే అది పాడైపోతుంది, క్యాసెట్ అరిగిపోతుంది" అని. అందుకనే మొత్తం వినాలి అనేవారు. అలాగే అ అలా వినేవాళ్లం ఆ పాటలు చిన్నప్పుడు. <chuckles> అదో
ఆ! ఓహో! హ్మ్, హుహు. ఓహో! ఓకే, ఓకే. దీనికి కారణం క్యాసెట్ అరిగిపోవటమా? <laughs>
ఆ! ఇగ వాళ్లు ముట్టుకొని ఇచ్చేవారు కాదు. ఎందుకో గానీ, పెట్టుకోవడం, వినడం అలా ఉండేదండి. అదేక్కడో
అవును. హ్మ్ వింటాం. రేడియో కూడా ఉండేవి కదండీ. రేడియోలు వార్తలు చెప్తూ ఉండేవాళ్ళు రేడియోలు, దూరదర్శ
ఆ! ఆ! రేడియో కూడా ఉండేది. మేము మా చిన్నప్పుడు ఆ! రేడియోలో పాటలు కూడా, హ్మ్, రేడియోలోన్ని తర్వాత ఆ! ఆ ప్రైవేట్ సాంగ్స్ వస్తూ ఉండేవి. రేడియోలో మీకు ఆహ్, మాంజ్ం
హ్మ్. హుహు. హుహు. అప్పుడు కూడా ఉన్నాయండి ప్రైవేట్ సాంగ్స్?
ఆ ప్రైవేట్ సాంగ్స్ 'వధవతి ప్రభాకర్' గారని, ఆవిడ పాడిన పాట ఎంత బాగుండేదో ఒక <coughs>
ఒకసారి పాడతారా? మరి మేమసలు విన్నామో లేదో నాకు తెలీదు. ఒకసారి పాడండి.
ఆ! మీరు అంటే 89 టైంలో వచ్చేది పాట. 89, 90 టైంలో నేను చెప్తాను చూడండి. <chuckles>
అమ్మో! నేనసలు వినుండను. ఆ ఒక్కసారి పాడతారా ఆ పాట?
నదిలా కదిలే నదిలా ఉదయించిన రవికిరణంలా కొండగాలి చేరుకుంది గుండె పొంగి పాడుకుంది ఏమని ఏమని ఏమని ఏమని ఇలా ఆహ్, <chuckles> ఆ హ్మ్ మర
ఓహ్! సూపర్ ప్రైవేట్ సాంగ్స్ అయితే నిజంగా అప్పటినుంచి ఉన్నాయనే విషయం నాకు తెలీదండి.
ఆ! అప్పట్నించి ఉన్నాయి. 'చిత్ర' గారు కూడా ప్రైవేట్ సాంగ్స్ పాడారు ఆల్బమ్. ఆ తర్వాతే ఆవిడ హ్మ్, ఇచ్చారు 89 టైంలో 'చిత్ర' గారు ప్రైవేట్ సాంగ్స్ పాడినయి ఆహ్, ఒక సెన్సేషను పెద్ద క్రియేట్ చేసినయి ఉన్నాయన్నమాట. అన్నే అన్ని పాటలు పాడారావిడ.
హుహు. హుహు. ఓకే. ఒక పాట చెప్పండి మరన్ని సెన్సేషన్స్ ఉన్నప్పుడు ఒకటి మాట్లాడతారు గదా.
ఆ! ఆహ్, ఆహ్, అది అహే మర్చిపోయానండి అది. ఆహ్, ఏదో బావ మరదల్ల సాంగుంటుంది కానీ, పూర్తిగా మర్చిపోయాను. ఈ 'వేదవతి ప్రభాకర్' గారిదయితే ఇంతవరకే గుర్తుంది. ఇంకోటి హ్మ్, ఇప్పుడు ఒక అమ్మాయి ఉంటుందనుకోండి. అమ్మాయి పుట్టిన తర్వాత యా హ్మ్, ఎ ఎలా అంటే, ఆహ్, మ్యారేజ్ చేసి పంపిస్తారు కదా! ఆహ్, అంటే మ అక్కడి దాకా కాదు. ఆ చిన్న పాప. పుట్టిన తర్వాత నువ్వు పెరిగి పెద్దయి పెళ్ళై వెళ్ళిపోతావు. వెళ్ళిపోయినప్పుడు ఇదవుతుందని ఎలా అంటే ఒక్క నిమిషం ఆహ్, ఆ! 'హ్మ్ హు హ్మ్ నిద్రపోకా' అని ఒకటుంటుంది. ఆ! ఆహ్, అది కూడా మర్చిపోయాను. అది మంచి పాటది. ఆహ్, 'గువ్వ ఎగిరిపోయిన గూడు నిదురపోవున ఆ అమ్ అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ' అని ఎ ఉంటుంది పాట. ఆ! ఒక అంటే తల్లి కూతురు ఇద్దరు ఒక కూతురు చంటి పిల్లనమాట. ఆ పిల్లని చూసి ఈవిడ పాడుతుంది. హ్మ్.
ఆహా! ఓహ్! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓహో! హుహు. హుహు. ఓకే. ఈ మధ్య ఫ్యూచర్‌లో పాప అంటే, ఆడపిల్ల ఇంటి దెగ్గరుండదు. ఎలాగైనా వెళ్ళిపోతుంది గదా! ఇవన్నీ గుర్తు తెచ్చుకొని.
ఆ! ఆ! అంటే, ఆ! ఎలా అంటే, ఎప్పుడో ఒక అయ్య నిన్ను ఎగరేసుకుపోతే గువ్వ ఎగిరిపోయిన గూడు నిదురపోవున అమ్మ దొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ. ఇలా ఉంటుంది పాట. <smacks lips> ఎప్పటికైనా <giggles> ఎప్పటికైనా ఒక అబ్బాయి ఒచ్చి నిన్ను తీసుకెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మరి ఆహ్, నువ్వు వెళ్ళిపోతావు కానీ నేనుండిపోతాను కదా, అని దానికన్నా ముందేమో ఆహ్, 'కథ చెప్పేదాకా కంట నిదురపోక' అని ఇలా ఉంటుందనమాట పాట. బావుంటుందండి. అదో ప్రైవేట్ ప్రైవేట్ సాంగది. <giggles> ఆ!
ఓహ్! ఓహొ! <coughs> ఓకే. ఓకే. నిజంగా. అప్పుడు గూడా ప్రైవేట్ సాంగ్స్ ఉన్నాయని ఇప్పుడు మీరు జెప్పే వరకు నాగ్గూడా తెలిదండి.
ఆ! చాలా ఉండేవి. మీరు చెప్పిన 'చిత్ర' గారిదయితే పూర్తిగా మర్చిపోయాను. లేకపోతే హ్మ్.
ఓహో! అవునవును. ఇప్పటి దాకా ఇన్ని పాటలు పాడారు కదా! మరి.
<coughs> అవునండి.
నిజంగా మీ పాత పాటలేది, ఎందుకిష్టం అన్న విషయాన్ని చాలా చక్కగా వివరిచ్చారండి. ధన్యవాదములండి.
ధన్యవాదాలండి.